ఓకే.
ఇంకా ఆహ్, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆహ్, నేనిన్‌వాల్వవుతానేమో గానీ, పాపం మా అక్కని వేరుగా చేసేస్తారేమో అని అనిపిస్తది నాకు.
ఆప్స్ అయ్యయ్యో! అంటే, ఆవిడకింకా బాధనిపిస్తదప్పుడు. ఇప్పుడు చిన్న కోడల్ని తీసుకొని పెద్దక్ ఆ!
అవును. కాకపోతే ఇద్దరం అడ్జస్టవుతున్నాం గాబట్టి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి లేదు గానీ. అదే ఇంకొకళ్ళు ఆ ప్లేస్‌లో ఉంటే, గ్యారంటీగా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారని నాకనిపిస్తది.
అవును. ఆమె చిన్నది వాటితోనే మిస్‌అండర్‌స్టాండింగ్ చేసేసుకుంటారు. అలాంటిది ఇంతా అంటా ఆవిడని ఇన్వాల్వ్ చెయ్యకండా అన్నీ డెసిషన్స్‌లో మిమ్మల్నిన్‌వాల్వ్ చేస్తే ఇంకా నెగెటివ్ అనిపిస్తది, కానీ ఆవిడ మంచావిడ కాబట్టీ అవును.
అవును. హ్మ్. అనిపిస్తది గదెవరికైనా. నేను పెద్ద కోడల్నీ. నాకూ కాకుండా ఏంటి తనకి చెప్తున్నారని ఎవరికైన అనిపిస్తది.
ఎవ్వరికైనా అనిపిస్తది ఖచ్చితంగా. అయితే, ఇంట్లో ఇప్పుడూ డెసిషన్సుంటాం. ర షాపింగ్‌కి గానీ, ఇప్పుడు అందరూ కలిసెళ్తారారలా ట్రావెలింగ్ గానీ, డబ్బులు ఎలా ప్లాన్ చేసుకోవాలనే దాని గురించి డిస్కషన్సెలా జరుగుతాయి మరి జాయింట్ ఫ్యామిలీలో?
హ్మ్. ఓహ్! అంటే, అది ఆహ్, ట్రావెలింగ్ అందరూ కలిసెళ్ళిందంటే, మా పెళ్ళయ్యాక మాల్దీవ్స్ అందరం కలిసెళ్ళాము.
మాల్దీవ్సెళ్ళారా? ఓకే.
మాల్దీవ్సెళ్ళాము. ఆహ్, కాకపోతే అక్కడ గూడా గొడవలు ఇట్లా అవ్వడం వల్ల నెక్స్ట్ టైమ్ నించి అట్లాం ట్రిప్సయితే అందరం ఎప్పుడు యెళ్ళలేదు.
అవునా!
ఆ! ఎవరికి వాళ్ళు సపరేట్‌గా వెళ్ళడం, లేకపోతే మేము మా తోడుకోడలు అట్లెళ్ళడం. చిన్న, చిన్న ట్రిప్స్‌కెళ్తాము, బట్ అట్లాంటి ట్రిప్స్‌కైతే ఎవరికి వాళ్ళే వెళ్తే బెటరనేదన్
ఓకే. ఓహో! ఓకే. వెళ్తే బెటరనీ ఐడియా ఒచ్చేసింది మీకు.
అందరికి అదే అనిపిచ్చింది.
అయితే, ఇంట్లో పనులు గురించి కాన్వర్‌జేషనెలా ఉంటది, కోఆర్‌డినేషన్ మరి మీకు, మీ తోటికోడలు గారికి గానీ అట్లా?
మా ఇద్దరికైతే బెస్టుంటది. అండర్‌స్టాం‌డింగనేది ఫస్టుంది గాబట్టి, ఎవరి కంఫర్టబుల్ బట్టి వాళ్ళు చేస్తామనమాట. నువ్వే చెయ్యాలి
ఓకే. అంటే, ఎట్లుంటదీన్ అది పంచుకున్నట్టుంటదా, లేకపోతే కొంచం ఇది నువ్వు చెయ్యాలి, అది నువ్వు చెయ్యాలి అన్నట్టుంటదా?
లేదు. పంచుకున్నట్టే ఉంటది. వంట పని నేను చేస్తే ఇంటి అహ్, మిగతా పనులన్నీ తను జెయడం అట్లా. అలా ఉంటదనమాట. అవును.
అలా ఉంటుందా? ఓకే అండి. బాగా చెప్పారసలు మీ ఇంట్లో ఎలాంటి సంభాషణలు జరుగుతయి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనేది బాగా జెప్పారు. మనం మళ్ళీ కలిసీ ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుకుంటా ఉందామండి తప్పకుండా. ధన్యవాదాలండి.
హ్మ్. థాంక్యూ అండి. తప్పకుండా. ధన్యవాదాలు.